మీరు చదువుకునేటప్పుడూ, అలాగే ఆహ్, లేదు అంటే, మీరు జాబ్ చేస్తున్నప్పుడు, మీకు ఏమన్నా ప్యాషన్ ప్రాజెక్ట్ చేయాలని, మీకేమన్నా ఆలోచనుండిందా అండి?
అవునండి. అంటే, ఇప్పుడు నేను ప్రెజెంట్ చదువుతున్నాను. సో, మా బీటెక్‌లో ఏంటంటే, ఎప్పుడు ఏదో ఒక హ్యాకథాన్స్ అన్నట్టుగా కోడింగ్‌కి సంబంధించినవి, ఇలాంటివి మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి, ఇలాంటివి పెడుతూనే ఉంటారన్నమాట, కాలేజ్‌లో. అలా ఒకసారేంటంటేం ఆహ్, హ్యాకథాన్ అని చెప్పి ఒకటి కోడింగ్ కాంపిటీషననేది పెట్టారన్నమాట...
ఓకే. ఓకే. ఓకే అండి. <smacks lips> ఓకే.
అది అదెలా అంటే, మాకు అందులో మా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే సపరేటుగా, ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ జేస్తారో, దీని నుంచి 10 మార్క్స్ అనేది ఇస్తాము. పీఆర్ఏ మార్క్స్ కింద అని చెప్పారు...
ఓకే.
సో, అలా చెప్పడం వల్ల ఆ హ్యాకథాన్‌లో మొత్తం 4 ఇయర్స్ వాళ్ళని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. <smacks lips> కానీ, ఇంకా మేము ఫస్
హుహు. ఓకే. వ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అండి?
అవును. 4 ఇయర్స్ అన్నియర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మేం కొంచెం కొత్త కాబట్టి, మాకు దాని మీద ఎలాంటి అవగాహననేది లేదనమాట. అంటే, అసలి ఏం చేస్తారక్కడ ఎలా మొదలుపెట్టాలి? అసల కోడింగ్‌లో ఏముంటాయి? అప్లికేషన్స్ ఎట్లా తయారు చేయాలని చెప్పి జీరో నాలెడ్జ్ మాకు.
ఓకే. ఓహ్! ఓకే.
ఇంకా ఏం చేయాలో తెలీదు. అక్కడికి వె ఏదో వెళ్ళామనమాట కొరియన్ డ్రామాస్ చూసుకుందామని చెప్పి వెళ్ళాము మేము. కొరియన్ డ్రామాస్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఆడిటోరియంలో కూర్చొని అవి చూసుకుందాము అని చెప్పి డిసైడ్ అయ్యాము మేము మా ఫ్రెండ్స్ అంటే టీంకి 4 మెంబర్స్ ఉండాలి.
<chuckles> ఓకే. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా అండి?
అవును. ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు హ్మ్, ఆహ్, కోడింగ్ కాంపిటీషన్‌లో నేను ఆహ్, వెళ్ళాను. రి
ఓకే. ఆ! ఓకే మీరు అప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి కా ఆహ్, కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు మీకు అప్పుడు ఏమి తెలీదు. అసలు అది ఎలా చేయాలి? ఏంటి? అని అప్పుడు మీకు ఆలోచన వచ్చిందా? ఎవరినైనా అడిగితే బావుంటుంది. లైక్ మీ సీనియర్స్‌ని గాని, లేదంటే మీ ప్రొఫెసర్స్‌ని గాని, ఇలాగ ఎవరినైనా అడిగితే బావుంటుంది లేదు. వీళ్ళేవరు కాకపోయినా మీకు భయం ఉంటే గనక ఇంట్లో మీ పెద్దవాళ్ళు అంటే లైక్ మీ సిస్టర్స్ గాని, మీ బ్రదర్స్ గాని అలాగే ఎవరినైనా అడగాలని మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా?
హ్మ్. అవును. అవును. అంటే మెయిన్‌గ ఏంటంటే మేము అక్కడికెళ్ళి ఎంజాయ్ చేద్దాం అన్న ఫీలింగ్‌లో ఉన్నామనమాట ఫస్ట్‌లో. ఎలాంటే అసలు ఎంత ప్లాన్ చేసుకున్నామంటే ఒకళ్ళేమో పాప్కార్న్ ఇంకొకళ్ళేమో బిస్కెట్స్ ఇంకొకళ్ళేమో అసలు ఆహ్, మూవీస్ ఏంటి ఆ నెట్‌ఫ్లిక్స్‌లో కొరియన్ డ్రామా ఎపిసోడ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని తెచ్చుకొని ఈ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ తెచ్చుకొని మేమేంటంటే పక్కా క్లారిటీ మూవీ థియేటర్ లాగా అనుకున్నాం అక్కడ క ప్రాజెక్ట్ చేయాలని వెళ్ళలేదు మేము. ఒక సినిమా చూసి అక్కడ ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన మేము. మధ్యలో ఏంటంటే రౌండ్స్‌కొస్తున్నారనమాట చెక్కింగ్‌కి ఓడు 10త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంటే స్క్వాడ్ అని చెప్పి మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తారు చూడండి. అలా మధ్య మధ్యలో రౌండ్స్‌కి వొస్తుంటే ఇగ అప్పుడు ఏం చేస్తున్నామంటే, అవన్నీ ఎనక్కి తీసేసి మళ్ళీ చాట్‌జీపిటీ ఓపెన్ చేసి పెడుతున్నామనమాట. ఇంకా అంతసేపు నుంచి చాట్‌జీపిటీ ఉంటే బాగోదు కదా అని చెప్పి ఆహ్, అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన ఒక అక్క ఉంటే ఆ అక్కని అడిగింది, అక్క అసలు ఫస్ట్ ఏం చేయాలి? ఎక్కడ మొదలుపెట్టాలి? మాకు ఒక చిన్న ఐడియా ఇవ్వు మేము అది ఓపెన్ జేసి పెట్టుకుంటామని చెప్పి మా ఫ్రెండ్ అడిగింది.
ఓకే. హ్మ్. ఆహా! ఆ! అవునండి. ఆ! ఓకే. హుహు. ఓకే.
ఒక సీనియర్‌ని అడిగింది. ఇంక ఆ సీనియర్‌ని అడిగేసరికి ఆ సీనియర్ ఏదేదో చెప్పింది. మాకర్థం కాలేదు. ఏదో వింటున్నట్టు యాక్టింగ్ జేసి, సరే ఆ సీనియర్ ఏదో ఒక వెబ్‌సైట్ పేరు జెప్పింది. ఆ వెబ్‌సైట్ ఒక్కటి అర్థమయ్యి, ఆ వెబ్‌సైట్ ఓపెన్ జేసామనమాట.
ఓకే.
ఆ వెబ్‌సైట్ ఓపెన్ జేసిన తర్వాత హ్మ్, మాకు తర్వాత ఏం జేయాలి? తర్వాత ఏం జేయాలి? అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఆహ్, మా పక్కన ఉన్న వాళ్ళని, ఎదుటున్న వాళ్ళని చూస్తుంటే, "వామ్మో! వీళ్ళు ఏంటి అలా చేసేస్తున్నారు? సరే! ఒకసారి ప్రయత్నిచే ప్రయత్నిద్దాం మనం కూడా" అన్న ఒక ఆలోచన మాలో కలిగింది.
అవును. ఖచ్చితంగా అనిపిస్తుంది గదా! చుట్టుపక్కల అందరూ పని జేసేస్తుంటే, మనమే ఖాళీగా కూర్చున్నాం. మనమే ఇలాగున్నాము అనిపిస్తది గదా!
హ్మ్. అవును. అక్కడ ఏంటంటే, 150 టీమ్స్ మొత్తం రిజిస్టర్ అయ్యారక్కడ.
ఓకే.
150 టీమ్స్‌లో రిజిస్టర్ అయితే, మనం ఏం జేయగలుగుతాం ఫస్ట్ ఇయర్ వాళ్ళమే? అని జెప్పి చాలా యెనకడుగు వేసేసాం అన్నమాట. అసలు మన వల్ల కాదు అన్నట్టుగా. వేసి ఇగ ఏదో ఒకటి ప్రయత్నిద్దాం గదా! ప్రయత్నించే ప్రయత్నిస్తే దక్కని ఏది లేదనుకుంటూ, మోటివేషన్ చెప్పుకొని మాకు ఒక సర్ తెలిస్తే
హ్మ్. మీరు ఇంతకీ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసారా?
అవునండి. అక్కడ మాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడన్నమాట. మా ఫస్ట్ ఇయర్ సార్ అనేది ఈ హ్యాకథాన్‌కి కోర్డినేటర్.
ఓకే.
ఆ సార్ దగ్గరికెళ్లి మేము ఇలా సార్ అసలు ఇది ఐడియా అనేది లేదు సార్ నిజంగా చెప్తున్నాము ఎంజాయ్ చేయటానికి వచ్చాము కానీ సడెన్‌గా మాకు చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది ప పక్క వాళ్ళని చూస్తుంటే కొంచెం సహాయం చేయండి అంటే ఎలా మొదలుపెట్టాలి స్టెప్ బై స్టెప్ కొంచెం చిన్న ప్రాసెస్ అని చెప్తే మేము చేస్తాం సార్ అని చెప్పి అడిగాము.
అప్పుడు ఆ సార్ రియాక్షన్ ఏంటి? సార్ మాకు అసలు ఏమి ఐడియా లేదు అంటే ఒకే పర్లేదు. కానీ మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాం సార్ అంటే సార్ రియాక్షన్ ఎలా ఉందండి?
అ! అవును. చెప్పేసామనమాట. సార్ ఒకటే అన్నారు. సరే ఇప్పటికన్నా రియలైజ్ అయ్యారు ఎంజాయ్ చేయడానికి వచ్చామని నిజాయితీగా ఒప్పుకున్నారే. అంటే సార్ మాకు క్లోజ్ అనమాట కొంచెం మా ఫస్ట్ ఇయర్‍లో చెప్పారు కాబట్టి అంత డైరెక్ట్‌గా చెప్పాము ఓపెన్‌గా. ఇంకా సార్ మాకు కొంచెం హెల్ప్ అనేది చేసాడనమాట ఏ వెబ్‌సైట్స్ యూజ్ చేయాలి ఎలా మొదలుపెట్టాలి కోడ్ రాయటము ఎలా కంప్లీట్ చేయాలి ఈ ప్రాజెక్ట్‌ని అని చెప్పి మాకు కొంచెం ఒక గైడెన్స్ అనేది ఇచ్చాడనమాట. స్టార్టింగ్ ఎలా వర్క్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి కోడ్ ఎట్లా ఏ యాప్స్‌లో రన్ చేయాలి అని చెప్పి చెప్పాడనమాట మా సార్.
హుహు. ఓకే. హ్మ్. ఓకే.
ఇంకా ఆహ్, సార్ దగ్గర నుంచి చెప్పి చెప్పి, అవి విన్న తర్వాత సరే ప్రయత్నిద్దాము అని చెప్పి మేము అనుకున్నామన్నమాట. ఆహ్, ప్రయత్నిద్దామని చెప్పి మేము స్టార్ట్ చేశాము. నలుగురము ఆహ్, ఒక్కొక్కటి వెతకడం మొదలుపెట్టాము.
హ్మ్.
సర్ ఏమైతే చెప్పాడో, అవి చెప్పడం నలుగురం డివైడ్ చేసుకొని స్టార్ట్ చేస్తుంటే, సడెన్‌గా ఎవరు ఏమి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారో అందరిని చేయి లేపమంటే, అప్పటి వరకు మేము టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. అక్కడ ఉన్న 150 టీమ్స్‌లో 100 టీమ్స్ ఒకటే టాపిక్‌ని సెలెక్ట్ చేసుకుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మరి మీ రియాక్షన్ ఏంటండి? ఇప్పుడు అందరూ సెలెక్ట్ చేసుకున్నారు కదా! మీరే సెలెక్ట్ చేసుకోలేదన్నారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మీకు భయమేసిందా లేదంటే ఎట్లా అనిపిచ్చింది?
ఏంటి ఇంత అవును. యాహ్! మేమేమి సెలెక్ట్ చేసుకోలేదు అన్నది సెకండరీ అన్నమాట. అసలు ప్రైమరీగా ఏందంటే అక్కడ ఉన్న 150 టీమ్స్‌లో 100 మంది ఒకటే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే, అది చూసే వాళ్ళు కాని, వచ్చి జ్యూరీ క్వెషన్స్ అడిగేవాళ్ళు కాని ఎందుకు ఆహ్, 100 టీముల దగ్గరికి వెళ్తారు? అందరూ ఒకటే టాపిక్ సెలెక్ట్ చేసుకొని అంటే ఇది ఎలా ఎలా ఉందంటే ఒక చీమచ్చి, ఒక బెల్లం గడ్డ వెడితే, అది చీరిమచ్చి టేస్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వెనకాల తీసుకొని వెళ్తుంది లైన్ లైన్‌లో.
హ్మ్. ఆ! అవును.
అలానే అనిపించింది నాకు. అందరూ ఒకటే తీసుకున్నారు ఏంటి అని. మేము ఒకటే ఆలోచించామన్నమాట మా మైండ్‌లో. అందరూ ఒకటే తీసుకున్నారు. అందరిలాగా మనం కూడా ఆహ్, గుంపులో గోవిందో అన్నట్టు వెళ్ళకూడదు. మనం తీసుకునేది 10 మందికి సహాయపడేలాగంటి వెబ్ అప్లికేషన్ తీసుకొని, దాని మీద ప్రాజెక్ట్ అనేది చేయాలి అని చెప్పి మేము డిసైడ్ అయ్యాము.
ఓకే. మీ ఫ్రెండ్స్ అందరూ ఎంత మంది ఉన్నారండి మీ గ్రూప్‌లో?
అప్పుడు ఫోర్ ఫోర్ మెంబర్స్ అనేది పర్ గ్రూప్ ఉంటారు. సో, ఇంకా ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? అని చెప్పి చాలాసేపు బాదుకున్నాం తల అసలు ఏం టాపిక్ ఏం టాపిక్ అని తీసుకుంటే ఆఖరికి నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఎలా అంటే ఇది నేను మా ఇంట్లో మా అమ్మమ్మ ఏం చేసిందంటే, మా అమ్మమ్మకి నార్మల్‍గా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే మార్నింగ్, ఈవినింగ్ లంచ్ టైంలో 3 ట్యాబ్లెట్లు వేసుకోవాలి డైలీ.
ఓకే. మీ ఓకే.
మా అమ్మమ్మ ఏం చేస్తది, పడుకుంటా కాని, లేకపోతే పని చేస్తా కాని మర్చిపోతా ఉంటుంది. మధ్యలోవి స్కిప్ చేసేస్తా ఉంటుందన్నమాట. అంటే మధ్యాహ్నం కొన్నిసార్లు వేసుకోదు మర్చిపోయి. నాకు ఈ ఐడియా గుర్తొచ్చి, మనము మెడికల్ అప్లికేషన్ అనేది ఒకటి క్రియేట్ చేయొచ్చు. అందులో ఎలా అంటే ఆహ్, ఎవరైతే పేషెంట్ పేరు, ఇంక అలానే ఎవరైతే ఆహ్, ఇప్పుడు కొంతమందికి ఏదోక ఆరోగ్య సమస్య అనేది ఉంటుంది. మార్నింగ్ వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్, సాయంత్రం ఈ ట్యాబ్లెట్ అని ఉంటుంది. అలా మనము ట్యాబ్లెట్ పేరు, ఏ టైంకి వేసుకోవాలి అని చెప్పి మన అప్లికేషన్‍లో ఇస్తే, అది ఆహ్, టైంకి అలారం అనేది మోగుతుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరా ఆ అప్లికేషన్ అనేది మీరు డెవలప్ చేసారా అండి?
మేమింక అవునండి. అదే కదండీ మా ప్రొజెక్ట్ మరి. ఈ ఆ ప్రాజెక్ట్‌లోనే మేము ఇది పెట్టాలి అనుకున్నాం. ఇది ఒక పార్ట్ అన్నమాట ప్రాజెక్ట్‌లో. ఇలా పెడితే అసల కొంతమందికి
హ్మ్. ఓకే. మీరు అది డెవలప్ చేశానన్నారు కదా! అది మి మీరు ప్రాక్టికల్‌గా పెట్టినప్పుడు అది సక్సెస్ అయిందా అండి?
అవును. హ్మ్. అవునండి. అంటే, ఫస్ట్ మా మా పని ఏంటి మేము దాని మీద ఒక వెబ్ అప్లికేషన్ అనేది చేయాలనమాట. అది వెబ్ అప్లికేషన్ చేసిన తర్వాత, మేము చేసేది ఏంటి? 100 లో, 50% మాత్రమే అక్కడ ఉన్న కోడర్స్ కానివ్వండి, పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానివ్వండి చేసేది. మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో, మన అప్లికేషన్ అనేది సెలెక్ట్ అయితే, అఫీషియల్ టీమ్ వాళ్ళు అనేది మన అప్లికేషన్‌ని తీసుకొని, దాన్ని పూర్తిగా అమలు ప అమలు చేసి రిలీజ్ చేస్తారనమాట పబ్లిక్‌లో.
హ్మ్. హ్మ్. ఓకే.
అంటే, మనం కొన్ని ఇయర్స్ ఆఫ్ రీసర్చ్ అనేది చేస్తారు. వాళ్ళు ఒక్క యాప్ క్రియేట్ చేయడానికి. మనం ఒక రోజులో చేసింది వాళ్ళు డెవలప్ చేసేసి, అప్పుడే పెట్టేయరు కదా! దాన్ని వాళ్ళు కూడా చూసి, దాన్ని ఫోకస్ చేసి, ఆహ్, దాన్ని ఎలా పెట్టాలి? అని చెప్పింది వాళ్ళు ఆలోచిస్తారు. సో, ఇదొక పార్ట్ అన్నమాట. ఏ టైమ్‌కి అయితే అలారం మోగుతుందో. సో, కొంతమంది ఎవరైతే మర్చిపోతూ ఉంటారో, ఆహ్, పనిలో పడిపోయి, తీసుకోకుండా మెడిసిన్స్. వాళ్ళకనేది సరిగ్గా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆహ్, చాలామంది ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి, ఏ చిన్న సమస్య వచ్చినా సరే ట్యాబ్లెట్‍లు అనేవి వేసుకుంటున్నారు. ఆహ్, ఒక తుమ్ము తుమ్మినా టాబ్లెట్టు హ్మ్.
హ్మ్. అవునండి. ఖచ్చితంగా ఒక తుమ్మొచ్చినా కూడా కరోనా తర్వాత నుంచి ఎలా అయిపోయిందంటే, అమ్మో! మళ్ళీ నాకు కరోనా వచ్చేస్తదేమో, అన్నట్టుగా ఏ చిన్న దగ్గు వచ్చిన చిన్న జలుబు వచ్చినా
అవునండి. అవును. అంటే ఇప్పుడు కరోనా ఫీల్డ్ నుంచి తీసుకున్నా సరే, ఎలా అయినా సరే, ఇప్పుడు మా నాన్నగారే ఎగ్జాంపుల్. చిన్న ఒక తుమ్ము తుమ్మితే ట్యాబ్లెట్ తెచ్చిస్తారు నాకు వేసుకో, వేసుకో అని చెప్పి. ఈ ట్యాబ్లెట్లకి ఏంటంటే బాడీ అనేది అలవాటైపోతుంది. ఈ ట్యాబ్లెట్‌లు వేసుకొని, వేసుకొని అందులో ఉన్న డ్రగ్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి అన్నీ బాడీలోకి వెళ్ళిపోయి, చాలా ప్రమాదకరం అనమాట. కొ ఇప్పుడు మనకి టెంపరరీ రిలీఫ్ వచ్చినా సరే, ఫ్యూచర్‍లో ప్రమాదకరం అనమాట అది. సో, మేము ఏదైతే అనుకున్నామో, ఇంకొక పార్టు. అందులో ఆహ్, చిన్న, చిన్న ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో, దగ్గు కానివ్వండి జలుబు, తలనొప్పి ఫీవర్ ఇలాంటి చిన్న చిన్న వాటికి హోమ్ రెమెడీస్ అనేవి యాడ్ చేసామనమాట. పెద్ద, పెద్ద ఇష్యూస్ కంటే మనం ఏం చేయలేము. ఖచ్చితంగా హాస్పిటల్‍కి వెళ్ళాలి. ఇంక చిన్న, చిన్న ఇష్యూస్‌కి హోమ్ రెమెడీస్ అనేవి యాడ్ చేసాము. ఎలా అంటే ఇప్పుడు దగ్గు ఇప్పుడు జలుబు ఉందండి. జలుబు తగ్గడానికి వేడి నీళ్ల ఆహ్, వేడి పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగాలి. వేడి నీళ్లు తాగాలి. ఇలా కొన్ని రెమిడీస్ అనేవి యాడ్ చేస్తే ట్యాబ్లెట్స్ వేసుకు వేసుకోకుండా కూడా ఇంట్లో ఉన్నట్టు.
హ్మ్. హ్మ్. హ్మ్. మంచి పని చేసారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరూ ఆహ్, ఓకే. అండి. ఇప్పుడు మీరు డెవలప్ చేసిన అప్లికేషను ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే కాకుండా, ఇప్పుడు మన అమ్మమ్మవాలు, తాతయ్యలు అలాగే గు గొ మన పేరెంట్సే ఉంటారు. కొంతమందికి అప్లికేషన్స్ అనేవి యూస్ చేయడం రాదు. అలాంటి వాళ్ళకి కూడా ఆహ్, మీరు చేసేది ఈజీగానే ఉంటుందా?
హ్మ్. అవును. అవును. అవునండి. ఎలా అంటే, ఇప్పుడూ ఇప్పుడూ కొంతమందికేంటంటే, మీరన్నట్టుగ టెక్నాలజీ మీద అంత ఐడియా లేని వాళ్ళకేంటంటే, దీని గురించంత తెలియదనమాట. అందుకనే, ఇందాక చెప్పాను మీకు. మేము ఓన్లీ ఒక ఫి 50% మాత్రమే మేం చేయగలుగుతాము. మిగతాది ఎవరైతే డెవలపర్సుంటారో, వాళ్ళనేది ఎవరికి ఎలా ఇప్పుడు కొంతమందికి ఇంగ్లీష్ చదవటం రాదు. ఆ డెవలపర్స్ ఎవరైతే తీసుకుంటారో, వాళ్ళు లాంగ్వేజెస్ అనే పెడతారనమాట. తెలుగూలో గానీ, హిందీలో కానీ, అర్థమయ్యేదట్టు. ఇంక వాళ్ళు వాళ్ళనేది క్రియేట్ చేస్తాం. మేము జస్ట్ మా ఐడియానే అక్కడ పెట్టాము. డెవలప్ చేసేవి, అదంతా వాళ్ళు చూసుకుంటారనమాట. అంటే కొంతమందిప్పుడు పేరెంట్స్ అనుకొండి వాళ్ళకర్థమవుతుంది. ఇలా ఓకే. ఇవి అక్కడ మనకి బొమ్మలతో పాటొస్తుంది కదా! ఇప్పుడు పసుపు, ఇంక ఆహ్, పాలు అనుకోండి. అక్కడ మనకు బొమ్మ చూపిస్తుంది ఏఐ అనేది, ఇవి తీసుకోండి అని చెప్పి. అలా, కొంచెం చిన్న చిన్న ఐడియాసనేవి వస్తూ ఉంటాయనమాట. సో, ఈ ప్రాజెక్టనేది, టాప్‌లో కూడా, సెలెక్ట్ అయిందనమాట మాది. అక్కడ చాలా బాగా అనిపిచ్చింది మాకు. రియల్ లైఫ్‌లో కూడ, ఇంప్లిమెంట్ చేస్తమని చెప్పారు.
ఆ! ఆ! అవునండి. ఓకే అండి. మీరు చాలా చక్కగా ఓక్ అవునండి. ఇప్పుడూ మనవే చేసిందేదైనా, మనకి ఆహ్, మంచిగా వస్తే గనక అది మన ఎఛీవ్‌మెంట్‌ లాగే ఉంటుంది గదా! సో, మీరు చేసే మీకున్నఆ పేషన్ ప్రాజెక్ట్‌ని, సక్సెస్ చేసుకుని, దాన్ని అదెలా చేశారు ఏంటి? అద్ దానుపయోగాలు ఏంటి? ఎవరు ఎలా వాడతారు? అని చాలా చక్కగా చెప్పారండి. మళ్ళీ మీతో మాట్లాడడానికి ఎదురుచూస్తూ ఉంటాను. ధన్యవాదాలు.
అవును. అవును. నాక్కూడా చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడటం. ధన్యవాదాలు.